ఆ! మిస్ అయితాను గచ్చతంగా. ఎందుకంటే మా ఇంటికి గూడా చుట్టాలొస్తుంటారు. అంత లీజర్ ఉండదు గదా! సో సర్వ్ చేయడము వాళ్ళతో మాట్లాడడం, ముచ్చట్లు పెట్టడం అవే ఉంటాయనమాట. సో ఫీల్ అవుతాను. కానీ 1, 2 డేసే గదా! ఇట్స్ ఓకే. మళ్ళీ బ్యాక్ టు రొటీన్ ఒచ్చేస్తాం కాబట్టి అంతగా ఏం ఉండదు. కాకపోతే నేను మా హస్బెండ్‌ని మిస్ అవుతుంటాను. అంటే అందరిలో ఉన్నా సరే నా కళ్ళ ముందే ఉన్నా సరే అయినా మిస్ అవుతాను. ఆయనతో మాట్లాడే టైము. ఇంకా నైటంతా అయిపోయాక అప్పుడు చెప్
<giggles> హ్మ్. అవునండి. హ్మ్. <giggles> హ్మ్. ఓహ్! హ్మ్. ఓహ్! చాలా బాగుంది. హ్మ్.
అంటే ఆహ్, ఏమో అండి. అంటే మంచి హస్బెండ్ రావడం వల్లన
ఓహో! ఇంకా అదొక మంచి అలవాటైపోయింది కదా! మీ ఇద్దరికి చాలా చక్కటి సమయం గడిపేలాగా.
అవునవును. ఎందుకంటే మా జాయింట్ ఫ్యామిలీ కదా! ఎప్పుడూ ఎవరో ఒకరు పిల్లలు అది ఇది గోల ఉండే ఉంటది. కాబట్టి అట్‌లిస్ట్ అదేంటంటే నాకేం కావాలి? నా నేను హ్యాపీ‌గా ఉన్నానా లేదా? నా కోపాలేంటి? నా ఇష్టాలేంటి? నేనేం ప్లాన్ చేస్తున్నాను? అ ఇవన్నీ తెలిసేదే ఆ టైంలో. ఇంకా ఇంకెప్పుడు తెలుస్తాయి జేప్పండి బిజీ బిజీ‌గుంటే. అదే మనసర్థం తనకి కాదు. తనకి తనకేం కావాలో గూడా నాకు కూడా ఇంపార్టెంటే కదా! తను హ్యాపీ‌గా ఉన్నాడా లేదా అని. సో, అలా.
హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఇప్పుడు మీరిలా తూస తప్పకుండా సూర్యాస్తమయం చూడడం వలన మీ జీవితంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఎఫ్ టైమ్ మీలో ఎలాంటి మార్పులు గమనించారు? కొంతమందికి వాళ్ళ హాబీస్ వల్లేమవుతుందంటే ఆహ్ డెసిషన్స్ అనేవి ఈజీగా తీసుకోగలుగుతారు. శాంతి అనేది పెరుగుతుంది. ఇలా మంచి మ పాజిటివిటీ పెరుగుతుంది. ఇలా మంచి మార్పులు చూస్తారు కదా! కాబట్టి మీ ఈ సూర్యాస్తమయం చూడడం అనే ఒక మంచి హాబీ వలన మీలో‌గాని మీ జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయో చెప్తారా?
యాహ్! హ్మ్.